వాడికి బాగోనప్పుడు మా ఆ! వాడికే బాలేదు. వాడికి ఫీవరొచ్చింది. ఆహ్, ఎప్పుడు, కరోనా టైమ్‌లో ఆ కరోనా టైమ్‌లో ఆహ్
తనికే. ఆహా! హుహు. ఆహా! అది చాలా ఆ! ఒత్తిడి సమయం అందరికి కూడా.
ఆ కరోనా టైమ్‌లో ఆ! అంటే ఎవరు ముట్టుకోవట్లేదు కదా! ఎవరు ముట్టుకోవట్లేదు, దగ్గరికి రావట్లేదు. అసలు మనం బతికున్నామా, పోయామా అని పట్టించుకోకుండానే ఎళ్ళిపోతున్నారు. కన్నవాళ్ళైనా సరే.
హ్మ్. అంతే. పరిస్థితులు అలాంటివి అప్పుడు. ఆ!
కానీ వాడిని వాడినలా చూడలేదన్నమాట వాళ్ళు. ఇంకా వాడికి ఇక అర్థమైంది. ఓకే వీళ్ళు వీళ్ళకి నేనంటే, ఇంత ఇది అని చెప్పేసి.
హ్మ్.
ఇక అప్పుడు రియలైజ్ అయ్యాడు. సరే, వీళ్ళే ముందు వీళ్ళ తర్వాతే, నా గోల్స్ అయినా ఇంకేమైనా అని చెప్పి, ఇంకప్పుడు
కొందరు ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరదాం, అనుకున్నారప్పుడు?
ఆ! ఒక చిన్న స్టేబ్ అంటే, నార్మల్ ఒక మంథ్లీ ఏ ఇయర్ స్ట్రగల్ లేకుండా మనీ వచ్చే ఒక జాబ్ చూసుకొని, టు
అదే. నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోగలిగేంత. హ్మ్.
ఆ! ఒక చిన్న జాబే అనమాట చూసుకొని కాకపోతే వాళ్ళుంతా స్ట్రగల్ అవ్వకుండా, కొంచెం సాయం చేసేవాడు. ఒక ట్వెంటీ కే, ఓహ్, ఫిఫ్టీన్ కే.
బా చూసుకోవడం మొదలుపెట్టాడు అప్పటినుంచి. హ్మ్.
ఆ! ఏం చేసాడు ఆ జాబ్ చేసుకుంటూనే, ఖచ్చితంగా 3 ఇయర్స్‌లో గవర్నమెంట్ జాబ్ కొట్టాడంటే మీరు నమ్ముతారా?
అబ్బా! బావుంది నిజంగా. ఆ!
అసలు ఎంత చాలా ప్రౌడ్ మూవ్మెంట్ అన్నమాట. మా ఫ్యామిలీస్‌కది.
నిజంగా అది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించుంటుంది.
మామూలుగా కాదు. వాడు ఎన్ని తిట్లు తిట్టుకున్నారో జనాలు ఆ ఖాళీగా ఉన్న సమయంలో. వాడు జాబ్ వచ్చిన తర్వాత వచ్చి ఒక్కొక్కళ్ళు, ఆ! కాంగ్రాచ్యులేట్ చేస్తుంటే, భ! భ! ప్రౌడ్ మూవ్మెంటయితే ఇప్పటికి కళ్ళ ముందుంది.
హ్మ్.